ఆహ్, నాకు కూడా చదువు మొత్తం అయిపోయింది. చదువు మొత్తం అయిపోయిందీ, ఏదేదో అప్లై చేస్తన్నాను. వేటికో, వేటికో పెడుతున్నాను. అవలా ఒస్తూ ఉన్నయి, పోతూ ఉన్నయి. కొన్నైతే కొన్ని రౌండ్సవుతున్నయి.
ఓకే. ఓకే.
అలా, అలా, అలా అలా ఆహ్, ఒక చిన్నా జాబ్‌లో జాయినయిన. ఎలాగొలా దొరికింది దేవుడి దయ వల్ల.
దేవుడి దయవల్ల ఎలాగొ దొరికింది. కాంగ్రాచ్యులేషన్స్.
ఎలగో. అవును. కా అంటే, నాకూ మనుషులన్నా, మనుషులతో మాట్లాడడం అన్నా, కొంచుం భయం. కొంచెం కాదు ఆ! భయం.
భయమా? ఓకే. ఎందుకలాగా? అంటే, ఈ చిన్నప్పడి నుంచి మీకూ అదేవన్నా ఉందా అంటే, మనవంటాం ఇంట్రోవర్ట్, ఎక్స్‌ట్రో‌వర్ట్ అంటారు గదా! అట్లాంటి ఇంట్రోవర్టా మీరు?
ఆ! అవును. చాలా ఇంట్రోవర్ట్. చాలా భయమనమాట. హ్మ్. మనుషులంటేనే భయం. మనుషులతో మాట్లాడడం ఇంకా భయం. ఇంకా
ఓకే. అయ్ నాలాగే అనమాటయితే. ఓకే. అదేంటండి, ఎవరైనా జంతువులంటే భయవంటారు. మీరేంటి మనుషులంటే భయవంటారు?
అంటే, ఇప్పుడూ ఎలా అంటే, ఉప్పుడు ఒక మనిషితో మాట్లాడమంటే, ఒక్క మనిషితో అయితే మాట్లాడేస్తా. ఇంకొక ఇద్దరు, ముగ్గురున్నారనుకోండి, భయం వేసేసిద్దనమాట నాకు.
ఓకే. అమ్మో! ఏం మాట్లాడాలి, ఎంతమందున్నారేంటని జెప్పేసి భయపడిపోతారా?
ఆ! వాళ్ళు మనలని మన మాటనీ ఆహ్, జడ్జేసేత్తారు మనల్ లేకపోతే మన గురించేమనుకుంటారో, ఇలా ఇలా ఆలోజిచ్చేస్తాననమాట. హ్మ్.
ఓకే. మీ భయమంతా ఇదనమాట. ఆళ్ళేవనుకుంటారా అని, అది మీ భయం అయితే.
అవును. అదే. దాని వల్లేంటంటే, వెళ్ళిన దాన్లో ఆహ్, సరిగ్గా అంటే, నలుగురుతో మాట్లాడితేనే గదా ఏదైనా ముందుకెళ్ళేది.
ఓకే. అవును.
అలా కాకుండా, ఆ! నేను నా పని నేను చూసుకుంటా, నా పాటికి నేనుంటా అంటే, వాళ్ళూ మనకి సహాయం చెయరు. మనము వాళ్ళకి సహాయం చెయలేము కూడా అలా ఉంటే.
అవును. ముందసలైతే పనైతే సాగదు అలాంటివీ సందర్భాల్లో. ముందు పనవ్వాలంటే, ఈ కమ్యూనికేషననేది గూడా చాలా అదీ ముఖ్యం అది.
కానీ